మనకు సాధారణంగా చాలా అలవాట్లు ఉంటాయి. మార్నింగ్ నిద్ర లేవడం నుండి, నైట్ పడుకునే వరకు, కొన్ని, కొన్ని రిపీటెడ్‌గా చేసే అలవాట్లు ఉంటాయి, కొన్ని, కొన్ని మానేసిన అలవాట్లు ఉంటాయి. కానీ పర్టిక్యులర్‌గా కొన్ని అలవాట్లు మాత్రం ఎంతైనా మార్చుకుందామా, అని ఒక థాట్ మనలో స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయిన తరువాత దాన్ని నుండి ఎంత దూరంగా ఎళ్ళినా, మళ్ళీ, మళ్ళీ మనకు వస్తాయి. కొన్నిసార్లు కొన్ని అలవాట్లు ఎంత చేసుకుందాం అన్నా అవవు, కొన్ని అలవాట్లు మానేద్దామన్నా జరగవు. అలాగే మీ జీవితంలో ఒక అలవాటు మీరు ఎంత మార్చుకుందామన్నా మారకుండా, చాలా రోజులు ఇబ్బంది పెట్టి, కానీ తర్వాత మొత్తానికి మీరు అందులో నుండి బయటకొచ్చి, వేర అలవాటు చేసుకునేది ఏమైనా ఉందా?
అవును. ఆ! ఉంది అండి, అంటే చాలా నేను దాని మానేయలేకపోయినటువంటి ఒక అలవాటు ఏంటంటే, నాకు స్మోకింగ్ అలవాటు.
ఓకె, స్మోక్ ఎక్కువ చేసేవాళ్ళండి?
ఆహ్, అది వో ఆ! స్మోకింగ్ చేసేవాడిని. ఎక్కువగా ఏంటంటే అది నాకు వర్క్ ప్రెషర్ మెయిన్‌గా ఒక వర్క్ ప్రెషర్‌తో స్టార్ట్ అయింది అన్నమాట. ఇది అంటే ముందు, ఎలా అలవాటు అయింది ఆంట్
ఓకె, మీరు మొట్టమొదటిసారిగా ఎ ఎప్పు ఎప్పుడు అలవాటు చేసుకున్నారండి ఫస్ట్ టైమ్ ఎవరైనా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసారా? లేదా మీరే
ఆ! ఇదొచ్చేసి, ఆహ్, ఇదొచ్చేసి ఒక 12 సంవత్సరాల కిందట, అంటే సిటీకి వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్ ద్వారా అలవాటయిందనమాట. నే హాస్టల్‌లో ఉన్నప్పుడు. అక్కడ ఏంటంట్
ఓకె. అంటే తనలా చెప్పాడా? ఇది కొంచెం రిఫ్రె అంటే ఆహ్, ఇప్పుడు ఎలా ఉంటుందంటే స్మోకింగ్ అలవాటు
ఆ! అంటే త్ నేను, తను చెప్పలేదు కానీ, అప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ అలవాట్లు ఎలా, అలా అవుతాయి అంటే, పక్కవాడు ఏదో చేస్తున్నాడు అనుకో, చూసి మనం అట్రాక్ట్‌వుతుంటాం. <smacks lips> "అరే ఏంటి" అని అంటే ఆహ్, <smacks lips> ఆ ఏజ్‌లో మనకు ఎక్కువగా అవగాహన లేకపోవడము, లేదా కొన్ని, కొన్ని వాటికి మనం కొత్త వాటికి ఎలా అట్రాక్ట్ అవుతాం, అలా జరిగిపోయిందన్నమాట. అయితే మళ్ళ ఇంకా దాంట్లో ఇంకా ఫన్నీ వే ఏంటంటే, ఆహ్, నాకు అంటే <chuckles> ఆ స్మోకింగ్ దాని తాగడం రాకపోయినా, వాడు ఒక రకంగా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడన్నమాట. "అరేయ్, నువ్వు ఇలా ఊదుతున్నావు. ఆ! అరె నువ్వు ఇలా ఊప్ నువ్వు గాలి ఇలా తీసుకొని వదులుతున్నావు. ఇలా కాదురా, ఇలా పూర్తిగా తీసుకోవాలి, ఇలా వదిలేయాలి" అని చెప్పి, వాడు అలా చెప్పడము, అంటే అప్పట్లో ఇంత మనకి డేంజరస్ అని తెలియదు నాది ఫస్ట్‌లో.
ఒకటి ఒక ఆహ్, అట్రాక్ట్ అవుతాం. హ్మ్. చెప్పండి, చెప్పండి. ఏమోనండి. ఆ! అంతే కదండీ, ఆ టైమ్‌లో ఏంటంటే ఏదో
అదొక సరదాగా, ఆ! అదొక సరదాగా, అయిన అలవాటుగా అంటే, బయటకొచ్చినప్పుడు ఆహ్, ఒక కాలేజ్ నుంచి కానీ, లేదా మనకి ఆస్ ఆఫీస్‌లో బయటకొచ్చినప్పుడు, <smacks lips> ఒక బ్రేక్‌లో <smacks lips> మనకి స్ట్రెస్ ఫ్రీ అంటే ముందుగ సరదాగా స్టార్ట్ అయిపోయిందనమాట. స్టార్ట్ అయిపోయి అది తర్వాత ఒక అడిక్షన్‌లాగా తయారైపోతుంది. తను, నాకు కూడా అలాగే అయిపోయింది. అంటే అది ఫస్ట్ ఒక స్ట్రెస్, బ్ స్ట్రెస్ బస్టర్‌లాగ.
అంటే రోజుకి ఎన్ని అ అంటే, రోజుక్ రోజుకి అలా ఎన్నిసార్లు తాగేవాళ్ళు మొదట్లో? తరువాత ఎంతవరకు వెళ్ళింది అది?
ముందుగా ఎప్పుడో రోజుకి 1, 2 అలా అలవాటు అయ్యాయి. అసలు అది తర్వాత చాలా ఎక్కువ అయిపోయాయి అన్నమాట. డైలీ ఒక 5, 6, 7 వరకు కూడా వెళ్ళిపోయాయి.
హ్మ్. తర్వాత ఎన్ని? <clears throat>

చాలా సార్లు అంటే, అసలు హ్మ్, ముందుగా మనం వాని తాగుతున్నప్పుడు ఏంటంటే, అది బంజేయాలి, ఇదేం చాలామంది చెప్పేవారు. మనం చెప్పినప్పుడు పట్టించుకోకపోయేది. కానీ, ఇప్పుడు మనం నిజంగానే మానేసిన తర్వాత అందరూ గూడా, హ్యాపీ అనమాట. అరే! నే అంటే కొంతమందికి ఇప్పటికి నమ్మకం <chuckles> కుదరలేదు అనుకోండి. కానీ, అది వేరే విషయం. కానీ, నా వరకేంటంటే, నేనొక రిజల్యూషన్ తీసుకొని వెళ్లడం జరిగింది. దాని తర్వాత, నేను అంటే, చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా చూడడం జరిగింది. చేంజెస్ గూడా చూసాననమాట, నిజంగా చెప్పినట్టుగా.
ఆ! పోన్లే, మొత్తంలో బయట పడ్డారా? సో, మీరు పాజిటివ్‌ని చూడ్డం, మీకు కొంచెం ఇంకా ఎంకరేజ్మెంట్‌ లాగా అనిపించింది, నాక్ మీకు, మీరే మోటివేషన్‌ లాగ. ఓకె, నేను చేయగలను, నేను సాధించగలను.
ఇంకా ఎంకరేజ్మెంట్ అనిపించింది. ఆ! చాలా స్ట్రాంగ్‌గా, కానీ, ముందు మానేసినప్పుడు మాత్రం, ముందు ఉండే ఫస్ట్ వీక్ మాత్రం చాలా క్రిటికల్ అండి. అసలు, అసలు కంట్రోల్ చేసుకోలేము.
హ్మ్. చాలా నిజమేనండి, ఏదైనా కష్టమే. మొదటి మొదటి స్టెప్ ఏసేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటది.
చాలా కష్టం. ఆ! ముందు 3 రోజులు, 1 వీక్ వరకు గూడా చాలా కష్టంగా ఉండేది. కానీ, తర్వాత సహజంగా అలవాటు అయిపోయిందనమాట. నేచురల్‍గానే మానేసాను నేను. అది చాలా మంచిగనిపించింది.
మరి ఆ తర్వాత్ మీ మీ ఫ్రెండ్స్ మరి, సిగరెట్ తాగినప్పుడు పక్కన నిలబడడం, కొంచెం కంట్రోలింగ్‌గా అనిపించేదా?
నాక్ కంట్రోలింగ్, నాకిగ సహజంగానే దాని మీద ధ్యాస మళ్ళిపోయింది. పక్కన ఎవరు తాగుతున్నా గాని, దాని మీదకి మనసు వెళ్లడం లేదన్నమాట. సంవత్సరం కాలం తర్వాత గుడ.
ఇగ పూర్తిగా మర్చిపోయారు. ఇ ఇప్పటికి ఎన్ని రోజులు అయిందండి ఇది జరిగి?
పూర్తిగా. సంవత్సరం అయిపోయింది ఇప్పటికి.
మీరు బానే ఆ! 1 ఇయర్ అయిపోతే, ఇంక పోయినట్టేనండి. ఇంక రాదు మీకు. ఒకల పొరపాటున ఎప్పుడైనా ఒకళ్ళ మైండ్ ఎళ్ళినా సరే, మీరు మీరు కంట్రోల్‌లో ఈసీగా చేసేసుకుంటారు. ఆ! లైట్‌లే ఇప్పుడెందుకు అన్న మైండొచ్చేస్తది.
ఖచ్చితంగా. <chuckles> అ ఆ! అలా అయిపోయింది.